ఇది ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సోషల్ మీడియా అనేది నిజంగా అసలు ఇక ఎట్లంటే మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందనమాట. లెగిస్తే సోషల్ మీడియా, పడుకుంటే సోషల్ మీడియా. హ్మ్. సో, అట్లాంటప్పుడు, ఇప్పుడేంటంటే ఎవరికి వాళ్ళు కూడా మీరు చూస్తే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని లేకుండా, చానెల్స్ కూడా ఓపెన్ చేయడం కానివ్వండి, ఇన్‌స్టా ఓపెన్ చేయడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉన్నారు. సో హ్మ్. లైకులు ఫాలోవర్స్ అనేవి నిజంగానే ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మీరు చెప్పగలరా?
హావునండి. <chuckles> నిజంగానే. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. ఖచ్చితంగా అండి. ఇప్పుడూ ఒక ఇప్పుడు ఎలాగా నిజంగా మీరు చెప్పినట్టుగా ఎలా అయిపోయిందంటే ఎవ్వరికి సోషల్ మీడియా గురించి చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర తెలియకుండా లేదండి. ఇంకా ఇంకా వాళ్ళకి తెలియలేదంటే వాళ్ళు ఇంకా బాగుపడినోళ్ళే నిజంగా మనం జెప్పుకుంటే. <chuckles>
హ్మ్. నిజమే అండి. <chuckles> నిజమే అండి. హ్మ్.
అయితే అసలిక ఈ లైక్స్, మన ఫాలోవర్స్ అని జూసుకుంటే నిజంగా చిన్న పిల్లల నుంచి గూడా ఏదో ఒక గేమింగ్‌కి సంబంధించిదైనా లేదంటే ఏదో ఒకటి పెద్దవాళ్ళు చూసుకుంటే ఈ ప్రాంక్స్ చేయడం. లేదంటే రీల్స్ చేయడం ఎలాగో ఒకలలాగా ఈ చానెల్లు పెట్టేయడము, లేదంటే ఇన్‌స్టా పేజ్‌లో ఒకటి క్రియేట్ జేసేసుకొని దాంట్లో ఇవి చేయడం అనేది చూస్తున్నాం. అయితే ఇంక ఈ లైక్స్ ఫాలోవర్స్ అనేవి కచ్చితంగా వాళ్ళకి కావాలి గదండీ. ఇంకా అయ్యొస్తేనే వాళ్ళకి ఫేమ్ గాని, మంచి ఆహ్, గ్రోత్ గాని వస్తుంది దాంట్లో.
హ్మ్. హ్మ్. అవును. అవునండి. అవును. అవును. హ్మ్. అవును. అండ్ ఇంకొకటి ఇవి పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకి కూడా చెయ్యాలి అనే ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది.
<chuckles> నిజంగా అండి. ఆ! వీళ్ళేంటంటే కొత్తగొచ్చినోళ్ళూ ఎలాంటి ప్రభావం అయ్యొస్తారంటే, ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు కొంతమందెలా ఉంటున్నారంటే అండి, ఈ వాళ్ళు అంటే వాళ్ళు కష్టపడే చేస్తారు. కంటెంటంతా కష్టపడే చేస్తారు. ఈళ్ళు కొత్తగొచ్చుంటారు కదా! వీళ్ళకి ఆ కష్టం అనేది ఏం తెలియదనమాట. చేసేయొచ్చు. ఏవుంది ఛానెల్ పెట్టేంగానే యెళ్ళిపోద్ది మనకు అంతమందొచ్చేస్తారు, ఇంతమందొద్దాం అనుకుని పెడుతున్నారు.
హ్మ్. హ్మ్. హుహు.